అవునండి. నిజంగా అలాగేనిపిచ్చింది ఏంటంటే అండి
అంటే అల్ అలానే అండి. ఇట్లాంటివి చూస్తుంటే మనకి ఒక మోటివేషన్ లాంటిది కలుగుతది. అంటే మనకు అన్నీ ఉండి కూడా మనమెందుకిలా చెయ్యట్లేదు అని మోటివేట్ అవుతూ ఉంటాం. మీరయ్యారా మళ్ళీ?
నిజంగా! చాలా బా చెప్పారు మీరు. ఆ! చాలానండి. ఏంటంటే నేను చెప్తున్నాను కదండీ! నాకు నేను చేస్తున్న జాబ్‌లో నాకొచ్చే సాలరీలు అంటే చుట్టుపక్క వాళ్ళకి చెప్తే చాలా మంచి సాలరీ అండి. కానీ నేను ఎక్కువగా ఇలా ట్రావెలింగ్స్ చేయడం, నేను తిరిగే వాటికి నాకిదేందో ఎక్కువగా పెద్ద సాలరీ అనిపించలేదు. ఆ! అయితే
హ్మ్. ఓకే. అదే, అదే ఆహ్, కొంచెం జల్దే ఖర్చయిపోతుందింకా.
అంతేనండి. అయితే ఏమైంది? నా ఫ్రెండ్ కూడా నేను ఈ రోజు ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే ఈ డిప్రెషన్‌లో. <chuckles> ఏంటంటే ఇంతా చేస్తున్నాం బట్ నాకీ సాలరీ అయితే సరిపోవట్లేదుని ఆ!
హ్మ్. ఓకే. అదా! <chuckles> డబ్బులు సరిపోవట్లేదని ఇంకా డబ్బు ఖర్చు పెట్టి మరి ట్రిప్‌కెళ్ళారు. అదే!
ట్రావెలింగ్ చేశాం. నిజమండి. అంటే మరిప్పుడు అంతే కదండీ! ఏంటంటే ఏదైనా జరగాలి, ఏదైనా చేయాలి అంటే ప్రతి దానికి డబ్బేనండి ఇప్పుడు. ఆ!
హ్మ్. అవునండి. అసలు ఏం చేయాలన్నా డబ్బవసరమవుతుంది చెప్పాలంటే.
అవునండి. అయితే నేను అలాగేనండి. ఏమనుకున్నానంటే సర్లే ఇంకా ట్రావెలింగ్ అది చేసినప్పుడు ఆహ్, అతన్ని చూసి నాకేమనిపిచ్చిందంటే నేను ఎంత డబ్బులస్తున్నా అతన్ని అడిగానండి మన కరెన్సీలో. మీకు నెలకి ఎంత రావచ్చండి అంటే మహా అతను ఎంతండి? 16-20000 లోపు రావచ్చు అండి. అది కూడా మాకస్సలు చాలదు. ఎందుకు అంటే నాకు ఈ ట్రా ఈ ఉంది కదండీ. ఆ టాక్సీ అనేది, అది కూడా అతను రెంట్
హ్మ్. ఓకే. అవును. అవును. మెయింటెనెన్స్ కూడా ఉంటది కదండీ పాపం.
ఆ! అది రెంటెడండి అతనికి.
అయ్యో!
ఆ! సొంతది కూడా కాదు రెంటెడ్. ఇది మేము మళ్ళీ వీటికి డబ్బనేది మేం కట్టాలండి. నెక్స్ట్ మాకు పిల్లలు ఆరుగురని చెప్పాను కదండీ! ప్రతి ఒక్కళ్ళకి డబ్బులనేవి ఉపయోగపడుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరముంటుంది. నెక్స్ట్ ఈ పిల్లలు పైకి గాని పెరిగినట్టయితే వాళ్లకి ఇంకెంత డబ్బులు ఖర్చు అవుతాయా? అని చెప్పి భయమయితే ఉంది. అది ఇది అన్నారండి. <smacks lips> ఆ క్షణం నాకనిపించిందండి. ఏంటంటే ఇంత ఇలా అతను నిజం చెప్పాలంటే అతను ఎంత బాగా నవ్విస్తున్నాడో మనల్ని ఏంటంటే ఆ
ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఇట్లా కామెడీ చేసుకుంటూ ఎటకారం ఇంకా అవన్నీ యాడ్ చేసి ఓకే.
ఉన్నాయండి.